ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది కంటే, ఒకప్పటి ఆహ్, జనరేషన్ కన్నా ఇప్పుడు జనరేషన్ ప్రతి దానికి ఒత్తిడి ఫీలవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే, అదీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. చదువు అనుకోండి, లేపోతే కుటుంబ బాధ్యత అనుకోండి, లేపోతే వర్క్ ప్రెజరనుకోండి, ఏదైనా గానీ. అట్లా మీరు నిరంతర ఒత్తిడికి బాధపడినప్పుడు, మీరు తీసుకున్న మొదటి 3 చర్యలేంటో చెప్తారా?
అవును, అవును. హ్మ్. అవును. హ్మ్. ఆహా! ఆ! హ్మ్, యాక్చల్‌గా ఫస్ట్ 3 స్టెప్స్ అదే ఫస్ట్ 3 చర్యలేంటంటే, అసల నాకా స్ట్రెస్సుందనీ యాక్సెప్ట్ చెయ్యడం అనమాట. ఆ! తర్వాత <chuckles>
హ్మ్. ఓకే. ఓకే. యాహ్! <chuckles> యాహ్! అది కరక్ట్. ముందు మనకి మనకి తెలియాలి కదా! సెల్ఫ్‌గా ఉంది లేంది. హ్మ్.
ఆ! ఆ! కొన్ని రోజులకి మనకే అర్థమవుతుంది. ఏదో తేడా జరుగుతుంది, ఏదో తేడా జరుగుతుందనీ. ఆహ్, సో, ఫస్ట్ అసలు మనకి ఏదొక ప్రాబ్లముందని ఐడెంటిఫై చేసుకోడం అనేది ఫస్టెప్పని చెప్తా నేనూ. తర్వాతా ఉంది అని ఐడెంటిఫై చేసిన తరవాత ఏం చెయ్యాలి? కొంచం బ్రేక్ తీసుకొనీ ఆహ్, దీని గురించి మనమేం చెయ్యాలి అని ఆలోచించటం ఒకటి. అది సెకండ్ స్టెప్పని చెప్తా.
ఆా! ఓకే. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అంటే, డీలా పడిపోకుండా వాట్ నెక్స్ట్ అనేది వెళ్ళిపోవాలంటారు. హ్మ్. ఓకే.
ఆ! ఆ! అంటే, ఏదోకటి. స్ట్రెస్సుందని తెలిసిన తరవాత ఏదోకటి చేసుకోడం గాకుండా, ఒక బ్రేక్ తీసుకొని రాసుకోడము, ఎ ఎప్పుడెప్పుడిట్లా అనిపిస్తుంది అని. ఆ! ఆ! <chuckles>
హ్మ్. ఓకే. ఓకే. పేపర్, పెన్. నిజంగా అది చాలా హెల్పవుతుంది. అంటే, ఎవరితోనో షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. యాహ్! హ్మ్.
అవునవును. అవునవును. ఇంకా థర్డ్ స్టెప్పూ అదీ ఆహ్, స్టార్ట్ చెయడం, ఏమైతే రాసుకున్నామో, అదీ ఆహ్, స్ట్రెస్ తగ్గించుకోడానికి మనము తీసుకున్న నిర్ణయం ఏదుందో, అది స్లో‌గా ఇంప్లిమెంట్ చెయడం అనమాట. <sniffs> దీనికి నేనూ ఒకా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఎగ్జాంపులని చెప్పొచ్చు. ఆహ్, మా నాకు 3 ఇయర్స్ పాపుందనమాట. ఆహ్, ఆహ్, ఆ పా తను పుట్టినప్పుడు నాకు చాలా కష్టం అయిపోయింది అనమాట. ఆహ్, మా మమ్మీ వాళ్ళేమో ఎ ఊర్లో ఉండేవారు. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట, కానీ అంతా ఆహ్, అస్తమానం వచ్చీ తి చూసి యెళ్ళడం అనేది అంత పె ఆ! <sniffs> చూసెళ్ళరు. ఇంకా ఈ నె నేనేవన్నా చేస్తన్నాననుకోండి, వాళ్ళొచ్చి చూడలేరు. నేను ఏమన్నా చేస్తుంట్ ఆ! జడ్జ్ చేయడమొకటి. "అహహ! అట్లేలెట్ల చేస్తావు. ఇలా ఎలా చేస్తావు" అని. <smacks lips> <chuckles> ఏదా ఆ!
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. చూసేదైతే లేదు. హ్మ్. <chuckles> జడ్జ్. హ్మ్. మీరు చెయ్యండీ. ఎందుకు మరి అనడం. ఓకే.
అదే. ఒక్క ఒక్కరోజు మా మమ్మీ వొచ్చీ ఆహ్, కరక్ట్‌గా పాపకి ఒళ్లు ఒళ్ళుమ్యా ఇట్లా మసాజ్ చేస్తారు కదా! నూనంతా, స్నానం చేపిచ్చే ముందు అట్లా. ఆ! అట్లా చేయిస్తుంది కాళ్ళ మీద పడుకోబెట్టుకొని. చేయిస్తుంటే, ఆమెకేదో దోమలు కుట్టో ఏమో గీరుకునింది. అయితే, ఆ మచ్చుందనమాట. దానికి ఆమె చూసీ <sniffs> మా అత్తగారు ఆ రోజే వచ్చారు. ఈమే‌మో ఏముంది కదా! అని చేపిచ్చుకుంటుంటే, ఆమె ఆమె ఉన్నంత సేపు ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉండి, ఇంటికెళ్ళిన తర్వాత నించి ఇంక ఫోన్‌లనమాట మా హస్బెండ్‌కి. ఆ! "ఆమేంటి? ఆహ్, ఆమె కాళ్ళ మీద ఇంత మచ్చుంది. అట్లా ఎట్లా పాపని పొడుకోపెట్టుకొని రాస్తది." ఆ! ఆమ ఆమెకున్న ఎమనా <laughs> ఆమ్
అవునవును. అవునవును. ఆ! స్నానం చేయించేటప్పుడు. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్, మరెలా రాయాలంటా? <chuckles> అదో చొకొ పోనీ కాదండి. ఇప్పుడంత జడ్జ్ చేసేవాళ్ళు అక్కడే ఉండి, సరే! నేను చేయిస్తానని తీసుకోవచ్చు గదా! మరి.
హ్మ్. ఆ! తీసుకోరు కానీ. ఇలాంటి ఫోన్‌లు చేయడానికి మాత్రం ఫుల్లు యాక్టివ్‌నెసొస్తది. అప్పుడు ఆమ్ <smacks lips> ఆమె అక్కడే ఉన్నారు కదా! తీసుకొని రాయిపిచచ్చు కదా! అట్లా ఏం చెయ్యరనమాట. ఆ తర్వాత నించి మా మమ్మీ ఏం చెప్పిందీ, నువ్వేమైనా ఇక్కడకొస్తేనే నేను చూసుకుంటాను. నేనైతే అక్కడకొచ్చీ, ఈ మాటలన్నీ నేను ఎట్ ఎట్లా అంటే, వాళ్ళకి ఆ! ఒక ఏజొచ్చిన తరవాత వాళ్ళక్కూడా అనిపిస్తది గదా! ఆ! నా కాళ్ళ మీద ఇన్ఫెక్షనుంటే నేనెందుకూ చేపిస్తానసలు. ఆహ్, ఆమెకి మనవరాలే గదా!
హ్మ్. హ్మ్. పడలేను. నిజంగా అండి. అవునవును. హ్మ్. హ్మ్. అవునవును.
ఆ! నేనెందుకు చేపిస్తాను అని ఆమి ఇంక <chuckles> చెప్పేసింది అనమాట. ఈవిడేమో వస్తది, చూస్తది, యెళ్తది. ఇంక నాకూ ఇద్ ఆహ్, నేనే ఫుల్ టైమ్ అయిపోయిందనమాట. మా హస్బెం‌డ్‌కి ఒక్కొక్కసారి పొద్దున్నే యెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి రాత్రొస్తాడు. అట్లా ఆయన మీద నేను హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అది నిజంగా మెంటల్ టార్చరని చెప్పొచ్చండి. అంటే, ఇదివరికి చక్కగా అమ్మమ్మలు గానీ, నానమ్మలు గానీ <smacks lips> ఆ డిపెండెన్సీ బావుండేది చూసుకోవడం గానీ, దెగ్గిరుండి అన్నీ చెయడం, కానీ ఇప్పుడూ నిజంగా ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. హ్మ్.
ఆ! హ్మ్. అవును. ఆ! పోనీ నేన్ నేనేం చెప్పాను, "నువ్వెళ్తున్నావు ఆఫీస్‌కి, లేటొస్తున్నావు. నేను పోనీ మా మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాను" అంటే, మా అత్త గారు "ఆ! నువ్వు అట్లా ఎట్లెళ్తవు. వాడికి ఫుడ్డెవరు పెడతరు?" <laughs> అనీ <laughs> అదొక గోల. సరే ఇంక అట్ల కాదు అనీ, నేనే పొద్దున్న, రాత్రి చూసుకోడంతో నాకు ఏమైందంటే, ఆహ్, పాలిస్తున్నప్పుడు లేదంటే, తన్ని ఫీడ్ చేస్తన్నప్పుడు, అట్లా ఎక్కువ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోడం అలవాటైపోయింది అనమాట. <smacks lips> సో, నాకు తరవాత నించి ఇంక మెడ నెప్పి స్టార్టయిపోయింది. ఆదీ నాకర్థమవుతుందనమాట. వారానికి ఒక 2, 3 సార్లు మెడ పట్టేస్తూ ఉండేది.
మా అబ్బాయి. ఫుడ్డు ఎవరొండుతారు? <laughs> యూనివర్సల్ ప్రాబ్లమనుకుంటా ఇది. ఆ! హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అదేలెండి. స్ట్రెయినయిపోయిన్ హ్మ్.
ఆ! ఇంక ఏ పనీ చే ఆ! ఇంకా ఏ పని చెయ్యాలన్నా మెడ నెప్పిగా ఉండేది. ఆహ్, సరే ఇంక కంటిన్యూయస్‌గా ఇలా మే నే ఆహ్, ఇలా మెడ పట్టేసిందనీ ఇంకా ఆర్థోపెడిక్ దగ్గరకెళ్తే, ఆహ్, సర్వికల్ స్పాండిలైటిస్ అని చెప్పా ఆ! ఆహ్, దానికేంటి మా అత్తగారు, "ఫోన్ చూస్తున్నట్టుంది అందుకనే స్పాండిలైటిసొచ్చిందని" చెప్తుంది. అసలు
ఓకే. హ్మ్. స్పాండిలైటిసని చెప్పారా? ఓకే. హ్మ్. హమ్మో! వీళ్ళే డాక్టర్స్ అసల డాక్టర్సు నిజంగా, ఓకే.
హ్మ్. నాకు, నా మొహం చూసుకోడానికే టైమ్ లేదు. ఆ!
టైమ్ దొరకట్లేదు. క కొంచెం టైమ్ దొరికితే ఎప్పుడు పడుకుందామా అనుంటది. హ్మ్.
ఆ! నిజ్జంగా. కడుపు నిండా తినాలీ లేదంటే, పడుకోవాలి అని ఉంటది. ఆ! ఫుల్ టైమ్ డే అండ్ నైట్ పా వర్క్‌లాగా <smacks lips> అంటే, పాపంటే మనకిష్టవుంటది. కాకపోతే, మనకి కూడా కొంచెం రిలాక్సేషనుండాలి. ఆహ్, ఆహ్, బ్రేకుండాలి గదా! అట్లా అని, ఇంక నాస్ ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అని ఎప్పుడో డిటెక్టయిందో, ఇంక నేనూ చెప్పాననమాట, నాకు కొంచెం బ్రేక్ గావాలీ. ఇట్లా అయితే నేను జెయ్యలేను అని. సో, ఇంక వాళ్ళేమనుకుంటే <chuckles> అనుకోని అనీ, నేనేం చేశా అంటే, ఫస్ట్ నాని‌ని పెట్టుకొని ట్రై చేశాను.
హ్మ్, హ్మ్. హ్మ్. అవును. నిజంగా. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
ఆ! నాకు కొంచెం బ్రేక్ దర్ దొరుకుతుందేమో అని. కాకపోతే ఆ నానియే వచ్చి బ్రేక్ తీసుకుందనమాట. <chuckles>
కానీ నిజంగా అట్లా ఇంకోకల మీద ఇప్పుడు అంటే <chuckles> సిట్యుయేషన్స్ కొంచెం భయంగా గూడా ఉంది గదా! వాళ్ళు చేస్తారో, చెయ్యరో తెలియదు. పక్కన పెడితే ఏం జేస్తారో అనే భయం. కొన్ని ఇప్పుడు మనం చూస్తునట్టయితే ఈ వీడియోసు హ్మ్, ఓకే. అయితే ఏమైంది?
హ్మ్. అవునవును. ఆ! అవునవును. హ్మ్. ఇంకా ఆమె వచ్చి, ఆమె ఫుల్ రిలాక్స్ అయ్యింది తప్ప నాకేమి పెద్ద ఎహ్, వాళ్ళు ఏమంటారు ఆహ్, వాళ్ళు నేను ఏం చెప్తారు, "నేను పాప పని కోసం వచ్చాను గాబట్టి, పాప పనే చేసుకుంటా" అని. దానికి ఫీడ్ చేయడము నా నా దగ్గర అలవాటు కాబట్టి దగ్గరకే వస్తది. పడుకోపెట్టడము నేను ఇంట్లోనే కనిపిస్తుంటా గదా! సో ఆమె నా దగ్గరికే వస్తది అన్నమాట. ఇంకా ఇట్లా కాదు అని, నేనే ఇంకా ఏదో ఈ స్పాండిలైటిస్ ఈ వంకా చెప్పుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎళ్ళి ఒక ఆహ్, 3, 4 మంత్స్ ఉండేసి వచ్చాను అన్నమాట. ఈ లోపల మా డ్యాడీ అక్కడ కనుక్కున్నారు. ఈ కేరళ ఆయుర్వేదం ఏదో ఉందని.
డిఫరెన్స్ ఏం లేదు? హ్మ్. హ్మ్. ఇంకింగా ఓకే. అవునవును. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఆయిల్సా?
ఆ! సో, ద అది స్పాండిలైట్ ఆ! ఆయిల్ తోటి పంచకర్మ అని ట్రీట్మెంట్ చేస్తారనమాట.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
ఆ! సో, అట్లా బ్ నేను బ్రేక్ తీసుకొని, ఈ కొంచం మళ్ళీ ఆ ట్రీట్మెంట్ కూడా తీసుకున్న తరువాత అది 1 మంత్ ట్రీట్మెంటనమాట. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తరువాత మళ్ళా మధ్యలో ఆపడానికి లేదు. అదొక లక్ నాకు. ఆ!
హ్మ్. ఆపడానికి లేదు. ఓకే. ఓకే. అదే ఇంకక్కడే ఉండొచ్చు కొన్ని రోజులు. <chuckles> హ్మ్.
హ్మ్. ఆ! అట్లా అని ఇంకా, అదీ ఆహ్, ప్రొలాంగ్ జేసుకొని అక్కడే ఉండేసి, ఒక 1 మంత్ ఆహ్, ఈ లోపల పాప కూడా కొంచెం ఆహ్, నడవడము అలా అంతా నేర్చుకుంది. సో, అట్లా అయిన తరువాత
ఓకే. ఓకే. అంటే దీనికి కూడా ఏమి అనలేదా? కావాలనే ఆ వంకతో ఎళ్ళిపోయింది <giggles> బాబుకి
ఆ! ఇంకా <smacks lips> ఆ! స్పాండిలైటిస్ గదా! వాళ్ళేం జెప్పలేరూ. ఇంక ఇంకేమైనా మాట్లాడితే ఆమె ఒచ్చి పని చేయ పని చేయమంటాననుకున్నారో ఏమో మరి. <chuckles> ఇంక ఎక్కువ ఆహ్, సాగ తీయలేదనమాట. హా! నువ్
హ్మ్. అదేలే. మరి మీ హస్బెండ్‌కి ఫుడ్ అదీ, మరి ఆవిడ ఒచ్చి చేసారా? మరి అన్ని మాట్లాడా మాట్లాడారు గదా!
ఆయన మామూలుగా ఎప్పుడు ఇట్లా తినడు. పొద్దున్నే బ్రేక్‌ఫాస్టొక్కటే హార్డ్‌లీ. <sniffs> ఆహ్, అది కూడా అప్పుడప్పుడే అనమాట. సో, అద్ అదీదీ దానికి ఆయనే చూసుకుంటాడు. ఆయనేం పెద్ద ఇది చేయడు, ఈమెనే ఎక్కువ ఆహ్, నేను చూసుకుంటానులే అనే అన్నాడు. దె సరే నేను కూడా ఏం చేశానంటే, మా ఇంటి దెగ్గర ఒక వంట మనిషుండింది
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. <chuckles> ఓకే. హ్మ్.
ఆ! ఇంకా ఆమెకి చెప్పి ఆమె, ఆమెని నేనున్నపుడు ఒక 2 వంటలు చేపిచ్చినా. చేపిచ్చిన తరువాత ఆమె బానే చేస్తందని ఈయన సర్టిఫై జేసిన తరవాత, అప్పుడు నాకు పర్మిషన్ దొ అదే అదే. హ్మ్. హ్మ్. సో, అట్లా ఆహ్, అలా బ్రేక్ దీసుకున్నా అనమాట. తర్వాత వచ్చిన తరువాత కూడా ఏమైందంటే, నేనింకొచ్చాను. మళ్ళి ఫుల్ డ్యూటీస్ అన్నీ నా నా మీదనే బడతయి.
హ్మ్. ఓకే. కంటిన్యూ, <chuckles> కంటిన్యూ జేసారు. మీరు లేని 3 మంత్స్. హ్మ్. ఓకే. బ్యాక్ టు రొటీన్. <giggles> హ్మ్.
<chuckles> వచ్చిన తరువాతింక నేను చెప్పా అనమాట. మా హస్బాండ్‌కి, నేను ఆఫ్టర్ కేర్ కూడా తీసుకోకపోతే మళ్ళా ఒస్తది రిటను. కాబట్టి, నాకు కొంచెం హెల్ప్ కావాలి. ఇయ్యి, నువ్వేదైతే ఇప్పుడు పొద్దున్నే యెళ్ళిపోయి, నైట్ కొంచెం లేటొచ్చి, అట్లా జేస్తుంటే నా వల్ల కాదు. నువ్వు ఆహ్, హ్మ్, బేబీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడే నేనేమన్నా చేయగలతా అని చెప్పాననమాట. <sniffs>
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. విన్నారా?
హ్మ్. ఆ! విన్నారు. ఆ తరువాత నుంచీ ఏం చేశానంటే, ని వాళ్ళిద్ వాళ్ళిద్దరు కొట్టుకొని ఏమైనా అయిపోని. నేను మధ్యలోకెళ్ళననమాట.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. <chuckles> కంప్లీట్ మీ టైమ్ అన్నట్టా?
ఆ! మా, మా బేబీ అంటే కొంతమంది ఏం చేస్తారు? ఫస్ట్‌లో ఏం యూజ్ చేసేవారంటే ఈ హస్బండ్స్ నీ నీట్‌గా, ఆహ్, మీ మీకే లేడీస్‌కి అయితేనే ఆ పాపల్ని, అదే పిల్లల్ని ఆడించే అది ఉంటది. <chuckles> ఆహ్, నాకా, నాకంత రాదు. అది యూనివర్సల్‌గా తెలిసింది. అది ఇది అంటే నువ్వు అసలు యూనిక్. నువ్వు నీకున్న <laughs> నీకున్న <laughs> ఆ! ఆ! అసలు నువ్వు చూసినట్టు నేను అసలే చూడనేలేను. అది కూడా ఎత్తుకోమంటుంది. నేను ఎత్తుకుంటే నాకు మళ్ళా బ్యాక్ పెయిన్ వస్తుంది. అది, ఇది అని నేను ఎయాల్సిన సోప్ అంత నేనేసి ఇంక వాళ్ళిద్దరిని నెమ్మదిగా అటాచ్ చేశానన్నమాట. సో ఇప్పుడు నా మార్నింగ్స్ ఎట్లా అయిపోయినయంటే, వాళ్ళిద్దరూ చూసుకుంటారు. స్లో‌గా
హ్మ్. పిల్లల్ని హ్యాండిల్ చేయడం తెలుసు. హ్మ్. టాలెంట్. మల్టీ టాలెంట్ ఇయన్నీ మోసేసారా? ఓకే. ఓకే. ఓకే. అదేలే. హ్మ్. ఓకే. మీకు అంత హెక్టిక్ అనిపించదయితే.
ఆ! ఇంక తను మార్నింగ్ 9:00-12:00, 12:30కి స్కూల్ ఉం 12:00, 12:30 వరకు స్కూల్ అన్నమాట. సో ఆయన మార్నింగ్ ఆఫీస్‌కెళ్తూ తనని దింపేసి ఎళ్ళిపోతారు. అయితే రావంగానే పడుకొని లేస్తది. ఇంకా సా ఈవెనింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు నా డ్యూటీ అన్నమాట. సో అట్లా ఆహ్, బ్రేక్ తీసుకున్నా నేను. హ్మ్.
హ్మ్. ఓకే. ఓకే. ఓహ్! ఇద్దరు కలిసి చేసుకోవడం మీ అది మీకు హెల్ప్ అయిందంటారు.
ఆహ్, ఎందుకంటే ఆయన పొద్దున్న లేచి ఊరికే బాత్ చేసుకొని ఆఫీస్‌కి ఎళ్ళడమే. సో ఇంక ఆహ్, ఆహ్, స్నానం కూడా మా అత్తగారు <chuckles> ఎప్పుడైతే మీ, మీ మమ్మీకి చేపియడం రాదా? అట్లా, ఇట్లా, అనిందో ఇంక నేను స్లోగా ఆయనకే ఆహ్, అటాచ్ చేశానన్నమాట. నువ్వే బాగా చేపిస్తావు. మీ మమ్మీ దగ్గర నేర్చుకో. ఆ! <laughs>
హుహుహు. హ్మ్. ఓకే. ఓకే. మరీ <laughs> ఓకే. మరి ఏమి అనలేదా అండి మా వాడితో చేపించడం ఏంటే? అట్లా ఏమి అనలేదా?
ఆయన కొంచెం పొసెసివ్ ఉంటాడన్నమాట బేబీ దగ్గరికొచ్చేసరికి. సో ఆయన ఏమన్నా అన్నా ఏమన్నా తీసుకోడు.
ఆక్ ఓకే. ఓహ్! వెంటనే లెఫ్ట్ అండ్ రైట్.
సో వీడితో నాకెందుకు అనుకుంటారో ఏమో ఆయనని ఏమనరు. <laughs> నువ్వు ఎందుకు చేపిస్తున్నావు? అంటే నా నేను చేపించుకుంటా అనే చెప్తారాయన. కాబట్టి హ్మ్. కాబట్టి వాళ్ళిద్దరూ ఆహ్, అట్లా నేను నా ప్రస్తుతం నాకున్న స్ట్రెస్‌ని ఇట్లా తగ్గించుకున్నాను.
హ్మ్. ఓకే. ఓకే. నిజంగా. <chuckles> నీది నిజంగా ఇది తెలియని స్ట్రెస్ అని చెప్పొచ్చు. అంటే బయట చూసేవాళ్ళకి ఏంటి ఇదొక ఒత్తిడా? అనుకుంటారు గాని, అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది నిజంగానే.
ఆ! ఆ! అవునవును. ఈ ఆహ్, ఇది ఎట్లా అంటే మళ్ళా మార్నింగ్ స్కూల్‌లోనే తను తినేసొస్తది. ఈ మధ్య కొత్తగా మళ్ళా స్టార్ట్ చేశారు. సన్నగా అయిపోతుంది. సన్నగా అయిపోతుంది. బుగ్గలు పోతున్నాయి అని. ఆ
హ్మ్. ఓకే. స్కూల్‌లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారా?
ఆహ్, స్కూల్‌లో బ్రంచ్ ఉంటది. అక్కడే తినేసి వస్తది. ఈవెనింగ్ నుంచి ఈవెనింగ్ ఒకసారి, నైట్ ఒకసారి నేను తినిపియాలన్నమాట. నేను ఎట్లా అంటే తనే, తనే తీసుకొని తినేలాగా ఆహ్, తనని ప్రిపేర్ చేశాను. <chuckles> ఆ!
ఓకే. హ్మ్. ఓకే. తినిపించి హ్మ్. హ్మ్. ఆ! బేబీ లెడ్ వెండింగా? <chuckles> ఓకే. అదే కరెక్ట్ అండి. వాళ్ళు తీసుకొని తింటేనే బెటర్. ఇప్పుడు స్కూల్‌లో అలవాటు అవుతది కదా! ఇంకా ఏంటి? అంటే
ఆ! అవును. ఇంక వాళ్ళకి ఎంత ఆకలెస్తుందో తెలుస్తుంది. <smacks lips> మరి నేను పెడుతున్నా అనుకో అరగంట అవుతది. గంట అవుతది. తిననే తినదు. అందుకని నేను నువ్వు తొందరగా తినేస్తే నువ్వు తినాలి. నువ్వు తొందరగా తినేస్తే, నేను ఆడుకోవడానికి తీసుకెళ్తా. పార్క్‌కి తీసుకెళ్తా. అవేవో చెప్తాను. సో తను గబగబా తినేస్తదన్నమాట అప్పుడు.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. దానికి కూడా ఏమన్నా అనేవాళ్ళా మరి అయితే?
హ్మ్. ఆహ్, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది ఇదే. బక్కగా అయిపోతుంది. బక్కగా అయిపోతుంది. బుగ్గలు పోతున్నాయి అని. <laughs>
ఓకే. పెరిగే కొద్దీ పిల్లలు బొద్దుగా ఎందుకు ఉండగారండి? ఎదుగుతున్నప్పుడు <chuckles> సన్నబడతారు. హైట్ అవుతారు కదా! అదండి మరి ప్రతి పిన్ పాయింట్‌ది మనం చెప్పలేము. వాళ్ళేమో ప్రతీదీ ఈ పెద్ద భూతద్దం‌లా చూస్తారు.
ఆ! ఆ! ఆ! అవునవును. అప్పుడు నేను చెప్పినా అన్నమాట ఇంక. అసలు కూర్చోవట్లేదు అత్తయ్య పొద్దున్నుంచి. మీ దగ్గర పంపిస్తా కావాలంటే సండే మొత్తం మీరు చూడండి. మీరు ఒక రోజు తినిపించి, అని చెప్పా. అమ్మో! ఇది పంపించినా పంపిస్తదనుకున్నారో ఏమో! ఇంకా, ఇంకా అదేమి అవును అసలు ఫుల్ యాక్టివ్‌గా ఉంటది. అది ఇది అని వాళ్ళే ఇంకా ఆహ్, అర్థం చేసుకున్నారు.
హ్మ్. ఇండైరెక్ట్‌గా ఎసేశారా అయితే. ఓకే. ఓకె, ఓకె. నైస్, నైస్. <chuckles>
హ్మ్. ఎప్పుడు <smacks lips> నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆహ్, వాళ్ళు మన్ని ఏమైనా అంటున్నారంటే అది మనం తీసేసుకొని ఆహ్, ఇప్పుడు హ్మ్, ఇప్పుడు మా చెల్లి ఉంది. తనకి సేమ్ ప్రాబ్లమ్ ఉంది. ఆహ్, పిల్లలు సన్నగా అయిపోతుంటే ఆహ్, వాళ్ళ అత్తగారు వాళ్ళు గాని ఆహ్, వాళ్ళు ఏమైనా అనంగానే ఇది హార్ట్‌కి తీసేసుకుంటది. <smacks lips> తనకి టా అది.
బాధ పడిపోక్ హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. ఓకె. అంటే అది ఇయర్స్ ప్రాక్టీస్‌లో లైట్ గోయింగ్ అయిపోతది లెండిను. ఆ!
ఆ! తను ఏమి చేస్తది వీళ్ళు తినకపోయేసరికి ఇంక దానికి కోపం వచ్చి వాళ్ళని కొట్టి, అది చేసి, ఇది చేసి ఓహ్! తినిపిస్తది అన్నమాట. కుక్కుతది, నేను చెప్పా అట్లా కాదు నాన్న ఇలా చేసుకోవాలి <chuckles> అని.
ఓకె. ఓకె. ఓకె. ఓహ్! మీరు ఇంకొకళ్ళకి కూడా ఆదర్శ అది అంటారు చూడండి. అదైతే ఇస్తున్నారనమాట. ఓకె. ఓకె. నైస్ చాలా బా చెప్పారండి. అంటే ఒత్తిడి ఉన్నప్పుడు తీసుకోవాలి. బట్ అది ఎలా అధిగమించాలి అనేది, మీరు చాలా బా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
అదే, అదే. హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.